మనం చూసుకుంటే పాటలనేవి అసలు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. కొంతమందయితే లేగుస్తూనే పాటలు వింటారు ఏదైనా ఖాళీ దొరికితే ఒక పాట పెట్టేసుకొని వింటూ ఉంటారు. అసల ఆ, ఆ ఇయర్ ఫోన్స్ అనేవి కాని హెడ్‌ఫోన్స్ అనేవి కాని ఎప్పుడూ మనం వాళ్ళ దగ్గర చూస్తూనే ఉంటాము. నిజంగా చెప్పుకుంటే కూడా పాటలకి అంతటి ప్రభావం ఉంటుంది. మనల్ని మోటివేట్ చేయడానికైనా, బాధ నుంచి బయటికి తీసుకురావడానికైనా, బాధ కథ పెట్టడానికైనా, రకరకాల ఎమోషన్స్‌కి మనకి పాటలు ఉపయోగపడుతూ ఉంటాయి. అందులో మాటలది ప్రత్యేకమైన పాత్ర అని మనం చెప్పొచ్చు. మాటలు ఆ పాటలోని సాహిత్యం ఎంత బావుంటే మనం దానికి అంత కనెక్ట్ అవుతాం. అలాగా పాటలు మీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఎలా మీరు పాటల్ని ఫీల్ అవుతారు? ఎలాంటి పాట మీకు బాగా నచ్చుతుందో చెప్తారా?
ఆ! నాకు మావులుగా చిన్నప్పటి నుండి చిన్ మరీ చిన్నప్పుడంతా పాటల పిచ్చేమివుండేది కాదండి. ఏదో పాటలు వస్తే వినేవాడిని లేదంటే ఎళ్ళిపోయేవాడిని గాని ఆహ్, కానీ ఒక టైమ్ వచ్చిన తర్వాత ఒక టీనేజ్ ఆ ఏజ్ వచ్చేటప్పుడు కొంచెం పాటల మీద ఇంట్రెస్ట్ వచ్చిందండి. నైట్ టైమ్ పాటలు వినేసి పడుకోవడం గాని లేదా అప్పల్లో ఎఫ్ఎమ్ ఉండేది. ఈ కీప్యాడ్ ఫోన్స్ ఉండేవి కదా! ఈ చైనా సెట్స్ అవి అప్పల్లో ఉండేవి ఎక్కువ ఫోన్స్. ఆ టైమ్‌లో నెంచంటే ఈ ఎఫ్ఎమ్‌లావి వచ్చేవి ఆ ఫోను‌లో అవి వినడం <smacks lips> అంటే అప్పుడప్పుడు మొత్తం ఎక్కువ సార్లు కాపోయినా కొన్ని, కొన్ని సార్లు ఆ పాటలేమైనా వస్తాఏమో అని వినడాలు ఇలాంటివన్నీ జరిగేవి.
ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. ఓకే. ఆహా! హ్మ్.
అయితే, ఈ పాటలు అనేవి నా లైఫ్‌లో చాలా క్లీ కీ రోల్ అనే ప్లే చేసేయండి. అంటే నాకు కొంచెం ఆహ్, మరి పాటలు పాడేసేంత ఉండేది కాదు కానీ నాకు నే ఎక్కువ పాటలు వినేవాడిని కాదండి. బట్ నచ్చితే మాత్రం రిపీటెడ్‌గా పాటలు వినేవాడిని. ఆ రకంగా సాగేదంతా.
ఓహ్! ఆ! ఓకే. ఓహూ! బాగా నచ్చిన పాటలు ఏంటివి మీకు? ఏమైనా ఒక టాప్ 3 చెప్పాలంటే ఏ పాటలు చెప్తారు?
ఆప్ అంటే ఆహ్, పాత కాలంలోనే అప్పటినుండి ఇప్పటి వరకు అన్ని కలిపి మిక్స్‌డా?
ఏదైనా? అల్ టైమ్ ఫేవరెట్. ఇప్పుడు మీకు ఫోన్ ఇస్తే ఈ ప 3 పాటలు నెను తప్పకుండా వింటాను అనే పాటలు?
ఆ! అలాగైతే ఫస్ట్ పాటొచ్చేసి 'ఏం మాయ చేశావె' లోని ఆహ్, 'మనస' సాంగ్ అండి.
హ్మ్. ఓకె.
ఆ! రెండోదొచ్చేసి 'అర్జున్ రెడ్డి' లోని 'నా నువ్వే' సాంగు. మూడో మూడోదొచ్చేసి 'కేజీఎఫ్‌' లోని 'సుల్తాన్' సాంగ్.
ఓకె. ఓహ్! హుహు.
ఈ 3 సాంగులు ది ప టాప్‌లో ఉంటాయి. ఇంకా చూస్తానండి అనిరుద్ సాంగ్స్ బా ఇష్టపడతాను. ఏఆర్ రెహమాన్‌గారి సాంగ్స్ బా ఇష్టపడతాను. ఈ టైప్ మ్యూజిక్ ఇష్టం. నాకు రెగ్యులర్ సాంగ్స్ ఉంటాయి చూడండి. ఆహ్, మాస్ బీట్ ఒచ్చి రెగ్యులర్ సాంగ్స్ ఉంటాయి. తమన్, దేవిశ్రీ ప్రసాద్ <smacks lips> ఇవి కొంచెం అంతగా ఇంట్రెస్ట్ చూపించనండి. నాకేంటంటే కొంచెం ఆహ్, ఒక పా
ఓకె. ఓకె. హుహు. అవునవును. ఓహో! ప్రత్యేకంగా అనిపించాలంటారు.
ఆ! మీకు ఏఆర్ రెహమాన్ సాంగ్స్ మీరు గమనించినట్టయితేనండి. ఆహ్, ఆయన కొంచెం ఆ బీట్‌ గాని, ఆ మ్యూజిక్‌ గాని కొంచెం మెలోడీ టచ్ అదోలా ఉంటది. సాహిత్య సంగీతం టైప్‌లో టచ్ చేసుకుంటూ ఒస్తారు.
అవును. హ్మ్. అవునవును. చాలా చక్కగా ఉంటాయి.
అది వినడ అది వినడానికి చాలా బాగుంటది ఆయనవి. అందుకని నాకు ఆయన సాంగ్స్ ఇష్టం. ఆ తర్వాత నాకు రీసెంట్‌గా అయితే మాత్రం అనిరుద్ సాంగ్స్ బాగ ఇష్టపడతనానండి.
హ్మ్. ఓకె. ఓహో! హ్మ్. కాబట్టి ఈ 3 పాటలే ఎందుకు అంత ప్రత్యేకమో చెప్తారా? అంటే మీరన్నట్టు, మీకు సాహిత్యం మీద గానివ్వండి ఆ పాటల ప్రత్యేకత అనేది పెద్ద పాత్ర పోషిస్తుంది. మరి ఈ మూడిటిని ఏది సిగ్నిఫికెంట్‌గా మారుస్తుంది? ఇవే ఎందుకు మీ ఫేవరెట్ అయ్యాయి అంటే, ఏమని చెప్తారు?
ఇంకా అవును. ఆ! ఎ 'ఏం మాయ చేసావె' చూసుకుంటానండి. ఆహ్, అది నాకు కొంచెం టీనేజ్ టైము. ఫ్రెండ్స్‌తో అప్పుడప్పుడే సినిమాలకి ఎళ్తున్న సమయం. సో, నేను మా ఫ్యామిలీ కొంచెం అక్కినేని ఫ్యామిలీ మాట. మొత్తం మా నాన్నగారికి మా తాతగారి దగ్గరనండి నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య అలా మేము వస్తున్నాం. సో, నేను నాగచైతన్య ఫ్యాన్. అప్పటికి నాగచైతన్యకి అది సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ 'జోష్' కాస్త కొంచెం యావరేజ్‌గా అయింది. కొంచెం డిస్సపాయింట్ అయ్యాను. నేను ఒకలా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఒకలా అయ్యింది సినిమా. తర్వాత చూస్త తమిళ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్‌గారితో సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య, 'లవ్ స్టోరీ' అంట చాలా బాగుంటదట అని ముందు నుండి టాక్ ఉంది ఆ సినిమా కోసం. సో, నేను వెయిట్ చేశాను ఆ సాంగ్ సినిమా ఎప్పుడొస్తదని. కరెక్ట్‌గా మూవీ రిలీజ్ అయింది అండి. మా ఫ్రెండ్స్ ఒక దగ్గర 10 మంది, 12 మంది వెళ్ళాం ఫస్ట్ డే మార్నింగ్ షోకి.
హ్మ్. ఓకె. హుహు. ఓకె. ఓహ్! ఆ! అవును. హ్మ్. హ్మ్. ఆ! ఓకె. హ్మ్. ఓకే. హ్మ్.
నాకేమో ఎలా ఉంటదా? ఆ సినిమా అని చెప్పి యెళ్ళాను. యెళ్ళిన తర్వాత సినిమా చాలా నచ్చింది అండి మా ఓళ్ళందరికిని. ఇంటర్వల్‌కైయితే ఫుల్ ఎంజాయ్ మా వోళ్ళు. "అరె! భలే ఉందిరా మీ వోడు సినిమా" అది ఇది అని. అమ్మా! ఏంటి లవ్ స్టోరీ అదర కొట్టేసాడు. అది ఇది అని మొత్తం వాడు. నాకు ఆనందం చూసుకోండి. ఒక గాలిలో అలా తేలినట్టు అనిపించింది మా వోడు హిట్టు కొట్టేసాడు.
ఓహ్! హ్మ్. ఓహ్! <chuckles> అంటే నచ్చిన సినిమా లాగా కదా! ఇంకా నచ్చిన హీరో అవ్వడంతో ఆహ్, ఆ ఫీలింగ్ అనేది ఇంకా చాలా కనెక్షన్ ఉండేది. హ్మ్.
అ, అ, ఆ ఫీల్ వేరేగా ఉంటది అండి. దానికితోడు ఫ్రెండ్స్ అందరితో ఏదో మనము ఒక ఇద్దరు, ముగ్గురెళ్తే ఒకలా ఉంటది. 12 మంది ఎళ్ళామండి ఒక, ఒక పెద్ద రో అంతా మాదే. మా ఓళ్ళు పెద్ద తెగ అరిచేస్తున్నారు. సూపర్ సినిమా సూపర్ సినిమా. నాకు అరె భలే ఉందిరా సినిమా. ఎందుకంటే మేము టీనేజ్‌లో ఉండడం. అది లవ్ స్టోరీ అవ్వడం, ఎందుకో ఎక్కడో దగ్గర మనకు కనెక్ట్ అయిపోతూ ఉంటది, ఏదో ఒక సీను. సో, మ ఎవడికి వాడు ఊహించేసుకుంటాడు గదా! అలాగా అందరు ఎక్సైట్ అయ్యి భలే అయింది అండి. బా ఎంజాయ్ చేసాం. ఆ ఇంటర్వల్‌కి ఆ 12 మందికి మొత్తం బ్రేక్ మొత్తం నేనే పెట్టుకున్నాను. మొత్తం ఆ ఇంటర్వల్‌కి ఆళ్ల డ్రింక్స్‌కి, ఆటిలికి మొత్తం నేనే పెట్టేసుకున్నాను. ఎందుకంటే నేనే అన్నాను లెండి. ఆళ్ళన్నారు మరి పార్టీ ఇవ్వా? అంటే ఒరేయ్ మీకు నచ్చింది తీసుకోండిరా నేనే ఇస్తానని. ఎందుకంటే నా, నా ఆనందం అప్పటికే చాలా ఎక్కువ ఉంది అండి. ఇంకా మూవీ చాలా నచేసింది ఆహ్, మనోడ అలాగే.ఇకపోతే సాంగ్‌లు సూపర్ హిట్ ఆ సినిమాకి.
ఓహ్! హ్మ్. ఆ! అవునవును. హ్మ్. ఓహ్! వావ్! <giggles> ఆ! ఓకే. హ్మ్. అవునవును. ఇప్పటికి కూడా అసల ఎవర్ ఫ్రెష్ అంటూ ఉంటారు గా! చాలా మంది ప్లేలిస్ట్‌లో కామన్‌గా ఉండే పాటలు.
హ్మ్, ఫస్ట్ సాంగ్ ఉంటది చూసారా? ఆ! నిజమే అండి. చాలా బావుంటాయి ఫస్ట్ పార్ట్ మీకు ఫస్ట్ సాంగ్ ఉంటది చూడండి. ఈ 'హృదయం' సాంగ్. ఈ హృదయం అని ఒస్తుంది. అదొకటి గాని లేదా కుందన బొమ్మ కుందన ఆ సాంగ్‌కయితే మా ఓళ్లు విజిల్ ఎసారు కదా! మామూలుగా ఎయలేదు. ఆ సాంగ్ ఒకటి. నెక్స్ట్ అలాగే సెకండ్ హాల్ఫ్ ఒచ్చింది. సెకండ్ హాల్ఫ్ ఒచ్చిన తర్వాత కొంచెం స్లో అవుతది మూవీ. అలా స్లో అయ్యి, స్లో అయ్యి, స్లో అయ్యి ఒక్కసారిగా ఈ 'మనసా' సాంగ్ వచ్చినప్పటికి మళ్ళీ హైప్ అయిపోద్ది సినిమా. అప్పటిదాకా స్లో ఫేస్ వచ్చింది కాస్త పైకిలెగుస్తది. ఆ పాటకి మళ్ళీ అరుపులు అందరును. డాన్స్ అయి అందరు భలే ఎంజాయ్ చేసాం అండి. ఆ పాట నాకు మెమరీగా ఉండిపోయింది. మనసా సాంగ్. తరువాత నాకు ఇంకా అలాగా పాట రిపీటెడ్‌గా వినడం మొదలు పెట్టాను. ఆహ్, ఆ సినిమాలో సాంగ్స్ అన్ని ఇష్టమే. ఎక్కువ సాంగ్స్ ఇష్టం ఏంటంటే ఫస్ట్ సాంగ్. 'ఇంత మంది ముందుకు వచ్చి అందాలు జల్లుకొని' ఆ సాంగ్ ఉంటది, అది ఒకటి ఫస్ట్ సాంగును, 'మనసా' సాంగ్ ఒకటి. ఈ రెండు సాంగ్‌లు మాత్రం బాగా గుర్తు ఉండిపోయాయి నాకు. అందుకని నాకు ఆ సినిమా గాని, ఆ ఫీల్ గాని, ఆ రోజు మేం ఎంజాయ్ చేసిన పద్ధతి గాని, ఆ పాట ఒచ్చే సమయం గాని, ఆ మానస సాంగ్ కూడా మీరు గమనించినట్లయితే, ఆల్‌మోస్ట్ ఆ అమ్మాయి విడిపోయింది. ఎవరి కేరియర్‌లు ఆళ్ళు చూసేసుకున్నారు. 2, 3 సంవత్సరాలు అయిపోయింది. సడెన్‌గా ఇద్దరు ఒకళ్లనొకరు ఎదురైనప్పుడు. ఆ అమ్మాయి అడుగుతాది. నువ్వు ఇంకా గుర్తున్నానా? నువ్వు ఎవరైనా నీవి నీ జీవితంలో ఉందా? అంటే. చెప్తాడు తను ఇలా ఉంటాది? తను ఇలా ఉంటది లా చేసి తను నా నుండి ఎళ్ళిపోయింది 2 ఇయర్స్ బాక్ అనంగానే ఒక ఫీల్ లుక్ బ్యాక్‌గ్రౌండ్ ఒచ్చి, ఇద్దరు ఒకళ్లనొకరు చూసుకోగానే, ఓకే, పెళ్లి చేసుకుందాం కన్ఫర్మ్ అనుకోగానే, ఆ పాట స్టార్ అయ్యే విధానం అది, ఆ సీన్ అంతా చాలా బావుంటది అండి.
హ్మ్. అవును. <chuckles> అవును. హ్మ్. <chuckles> ఆ! హ్మ్. అవునవును. హ్మ్. ఓకే. హా! ఓకే. హ్మ్. హ్మ్. ఆ! ఓహ్! హ్మ్. ఓహ్! హా! అబ్బా! హ్మ్. అవునవును. హ్మ్. హా! హ్మ్. ఓహో! అవునండి. చాలా చక్కగా చెప్పారు హ్మ్, ఓకే. ఇప్పుడు కేవలం సినిమా పాటలే కాకుండా భక్తి గీతాలు, జానపద పాటలు ఇట్లా మనం కొత్త కొత్తవన్నీ చాలా చూస్తున్నాం. కొలబొరేషన్స్ ఒస్తున్నాయి. మనం పాశ్చాత్య భాషలు కూడా వింటున్నాం. ఒకప్పుడు ఏంటి అయితే సినిమా పాటలు లేదా భక్తి గీతాలు అది ఇంట్లో వాళ్ళు పెడితే వినేవాళ్ళం. ఇప్పుడేంటి కల్చర్ చాలా గ్లోబలైజ్ అవ్వడం వల్ల ఇంగ్లీష్ పాటలు వింటున్నాము, 'స్పానిష్' అని, 'కొరియన్' అని ఇక్కడే మన భాషల్లో కూడా ఆహ్, 'మలయాళం' అని 'తమిళ' పాటలు, ఇలాంటివన్నీ కూడా వింటున్నాం కదా! దీనికి కారణం ఏమిటి అంటారు? ఇది మంచిదే అంటారా? మీరు ఎక్కువగా వింటూ ఉంటారా?
ఆ! అందుకనే బా ఇష్టం. ఆ తర్వాత కొన్ని రోజులు ఒచ్చిన తర్వాత అవును. అవును. అది మంచిదేనండి. ఇప్పుడు మనకి ఒక్ ఓహ్! ఇంతకుముందు ఏంటంటే, మనకి లిమిటెడ్ స్పేస్ ఉండేది.
హ్మ్. అవునవును.
ఓన్లీ తెలుగు పాటలు విండాలు అవి చేసేవాళ్ళం. తర్వాత ఏమైంది, తమిళ్ డబ్బింగ్ మూవీస్ వచ్చాయి మందికి. మనకి మన ఫస్ట్ నుండి తమిళ్‌కి, తెలుగుకి బా లింకు. ఇప్పుడు మన ఆంధ్ర ఇప్పుడు మద్రాసులో ఉండేది గాబట్టి ఈ ఇండస్ట్రీ మొత్తం మద్రాసులో ఉండేది. సో, దానివల్ల చెన్నై, చెన్నైలో ఉండడం వల్ల ఇప్పుడు వాళ్ళకి మనకి కనెక్షన్ వల్ల వాళ్ళు డబ్బింగ్స్ చేస్తూ ఉండేవారు మనకి. కానీ, మలయాళం కన్నడం మనకి డబ్బింగ్స్ మూవీ‌లు అంత వచ్చేవి కాదు. వాళ్ళు చిన్న ఇండస్ట్రీ‌లు అవ్వడం అదంతా. ఇకపోతే హిందీ సాంగ్స్ కూడా కొంచెం, అంతోకింతో ఉండేవి ఎక్కువ ఉండేవి కాదు గాని. మనకి, మనకి తెలినప్పుడు స్ బాగా ఫేమస్ అయిన సాంగ్స్ కూడా ఉన్నాయి. అయితే, ఇదంతా జరిగిన తర్వాత ఈ మధ్య కాలంలో ముఖ్యంగా 2019 ఈ ఈ కరోనా అయితే ఏదైతే ఉందో, అదొచ్చిన తర్వాత ఒక్కసారిగా పాన్ ఇండియా అయిపోయింది మొత్తం. 2017 బాహుబలి వచ్చి ఎలా పాన్ ఇండియా మూవీస్ చేసేసిందో. ఆ తర్వాత నుండి ఏంటంటే, అందరూ ఈ 2019 ఓటీటీ‌లు అంతా రేజ్ అయ్యాయి.
హ్మ్. ఆ! ఓకే. హా! హ్మ్. ఓకే. ఓహో. హ్మ్. అవునా! ఆ! తప్పకుండా. హ్మ్. అవునవును. హ్మ్. అవును.
బయట సినిమాలు లేకపోవడం. ఓటీటీ‌లో మూవీస్‌లు చూడడానికి అందరు అలవాటు పడ్డం. అదే టైమ్‌కి ఓటీటీ‌లో మొత్తం అన్ని భాషా లాంగ్వేజ్స్ సినిమాలు మొదలెట్టడం, వెబ్ సీరీస్‌లు చూడ్డాలు ఇంగ్లీష్‌లో చూడ్డాలు, ఈ ఎఫెక్ట్‌కి ఏంటంటే ఆటోమేటిక్‌గా మనకి <coughs> మనకు ఆటోమేటిక్‌గా బాగా నచ్చేసాయ్. ఇంకా అన్ని సాంగ్‌లు వినడం మొదలు పెట్టాం.
హ్మ్. ఓకే. హ్మ్. తప్పకుండా. అంటే ఏంటంటే, అప్పుడేంటి అవి కొత్త కూడా మరియు కోవిడ్ సమయంలో తీసుకుంటే ఏంటంటే, మనం లైక్ కొంచెం ఖాళీగా కూడా ఉండేవాళ్ళం. కాబట్టి, ఎక్కువ ఇంటర్నెట్‌లో కొత్తవి ఏం జరుగుతున్నాయి మనం టైమ్ పాస్ చేయడానికి ఒక హాబీ బిల్డింగ్‌కి కూడా ఆ సమయం అనేది చాలా ఉపయోగపడింది కదా!
కరెక్ట్. మీరు ఇంకోటి గమనించినట్టుయితేనండి. మన ఇండియాలో ఆహ్, ఇవి పెరగడానికి రెండే కారణాలండి. ఒకటి యూట్యూబ్ అనేది ఎప్పటి నుండో ఉంది. కానీ, మన దగ్గర నెట్ ఉండేది కాదు. ఎప్పుడైతే జియో సిమ్ అనేది ఒక మార్కెట్లోకి ఎంటర్ అయిందో, మొత్తం గేమ్స్ అన్నీ మారిపోయాయి. అంటే, మనకి నెట్ విపరీతంగా మనకి ఎక్కువ వచ్చేసింది. ఒక టేక్ 4 జిబి ఎంటర్ చేశాడు అతను. ఆ తర్వాత మనకి జీబీలు అలవాటు అయిపోయి, నెట్ అలవాటు అయిపోయింది. సో, యూట్యూబ్ వాడకం బాగా ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ ఇన్‌ఫ్లూయెన్సర్‌లని స్టార్ట్ అవ్వడం. ఇవన్నీ జరగడం ఏంటి! యూట్యూబ్ చూడడం మొదలు పెట్టాను. యూట్యూబ్‌లో ఏంటి మొత్తం అన్ని లాంగ్వేజ్స్ ఉంటాయి మన దగ్గర. మన, మన, మన సినిమాలు కూడా ఇప్పుడు ఆహ్, 'బుట్టబొమ్మ' గాని, లేదా 'రాములో రాముల' ఇలాంటివి గ్లోబల్‌గా హిట్ అయ్యాయి. నెక్స్ట్ 'నాటు, నాటు' సూపర్ హిట్ అయింది. సో, గ్లోబల్ హిట్‌లున్నాయి. అలాగే మలయాళం‌లో కూడా 'జిమికి కమిల్' అనే సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది.
హ్మ్. అవునవును. హ్మ్. ఓహ్! హ్మ్. అవునవును. ఓకే. హ్మ్. హ్మ్. అవును. ఆ! అవునవును. హ్మ్.
ఆ! నెక్స్టు అప్పల్లోని చూసుకుంటే, ఆహ్, ఈ అనిరుద్ సాంగ్ ఫస్ట్ సాంగ్ ఉంటుంది. ఆహ్
ఆ!
'వా అ! కైల గ్లాసు గ్లాస్‌లో వై' అది ఆ సాంగ్ ఉంటుంది. ఆ! 'వై దిస్ కొలవెరి' యస్, యస్. 'వై దిస్ కొలవెరి' సాంగ్ కూడా అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది. ఇలాగ డిఫరెంట్, డిఫరెంట్ సాంగ్స్ మనకి హిట్టు అవ్వడం ఓటీటీలో రిలీజ్‌లు అవ్వడం. బా అది మనకి మంచిదేనండి. మనం ఒకే దగ్గర ఉండిపోకుండా 10 లాంగ్వేజ్‌లో సాంగ్‌లు విని 10 లాం వాళ్ళ టాలెంట్ కూడా మనం ఎంకరేజ్ వాళ్ళ టాలెంట్ కూడా మనం చూడ్డం మనకి లక్కే.
'వై దిస్ కొలవెరీనా? హ్మ్. అవునవును. వస్తుంది. అవునా? తప్పకుండా. హ్మ్. ఓకే. ఇప్పుడు మీరు రోజూ సాగే అలవాట్లు ఉంటాయి గదా! అంటే ఉదయం రన్నింగ్ గానీ, వాకింగ్ గానీ ఎళ్ళేటప్పుడు గానీ లేదా పని చేసే సమయంలో ఏదైనా ఖాళీగా రిలాక్స్ అవ్వాల్సిన సమయంలో పాటల్లో ఆ మాటలు అనేవి ఎలా ఉపయోగపడతాయి? ఒక ఒకే మాటల వల్ల మీరు ఇన్స్పైర్ అవ్వడం గానివ్వండి. మీకు ఏదైనా కొత్త ఐడియాలు రానివ్వడం కానివ్వండి. సృజనాత్మకత పెరగడం ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కదా! ఇప్పుడు రైటర్స్‌కి ఏంటంటే ఆ మాటలు వినడం వల్ల అది అద్భుతంగా అనిపిచ్చి వాళ్ళలో సృజనాత్మకత అనేది పెరుగుతుంది. కొన్నిసార్లు ఆ మాటలు మనల్ని మోటివేట్ చేస్తాయి. అలా మీకు ఆ పాటలోని మాటలు ఎలాంటి ప్రభావం అనేది చూపుతాయి?
అవును. కరెక్ట్ అండి. అవును. అలాగా అనుకుంటేనండి. నాకు పర్ఫెక్ట్ 'సుల్తాన్' సాంగ్ అండి. 'కేజీఎఫ్‌లోని' 2 సాంగ్స్ ఉంటాయి. ఆహ్, ఒకటేమో 'ధీర ధీర ధీర ధీ' ఆ సాంగ్ ఒకటీని 'సుల్తాన్ సుల్తాన్' అన్నది ఒక సాంగ్ వస్తుంది. ఈ 2 సాంగ్‌లు ఏంటంటేనండి నాకు నాకు ఎంత హెల్ప్ అయ్యాయి అంటే నేను మామూలుగా షార్ట్ ఫిల్మ్స్ అవి అప్పుడు తీసేవాడిని. చేస్తుంటేనే ఈ 'కేజీఎఫ్' టైంకి నాకు 'కేజీఎఫ్' అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు సాంగ్‌లు బా నచ్చాయి. నేను ఎప్పుడైనా ఒక షా ఒక స్టోరీ రాసుకున్నప్పుడు ఎక్కడైనా స్ట్రక్ అవుతాం కదా! అంటే ఒక క్యారెక్టర్ గాని ఒక సీన్ గాని స్ట్రక్ అయ్యేటప్పుడు నేను ఆ సాంగ్స్ వినేవాడిని అండి. విని నాకు ఒక మోటివేషన్‌లా అనిపించేది ఆ సాంగు. ఒక ఊపు వచ్చి నాకు ఏదో ఒక సీన్ రెఢీ అయ్యేది.
ఓకె. హ్మ్. హ్మ్. అవును. ఓహ్! హ్మ్. ఓకె. అవునవును. హ్మ్. హ్మ్. ఓహ్! అవునండి. ఆ లిరిక్స్ ఎలా ఉంటాయి అంటే మనం ఏదైనా సాధించగలం అనే ఒక ఇన్స్పిరేషన్‌ని, ఒక ఫైర్‌ని అనేది మనలోకి తీసుకొస్తాయి కదా! హ్మ్.
ఫైర్ ఇస్తాది. నిజమే. ఆ సినిమా నిజంగా నాకు 'కేజీఎఫ్' నా షార్ట్ ఫిల్మ్ మొత్తానికి హెల్ప్ అయింది. ఆ సాంగ్స్ వింటూ, వింటూ, వింటూ నేను చాలా సీన్‌లు నాదంతా యాక్షనూ షార్ట్ ఫిల్మ్స్ అనమాట. సో నాకు చాలా హెల్ప్ అయింది ఆ సాంగ్. నేను ఆ! ఆహ్, ఇప్పుడు షూటింగ్‌కి ఎళ్ళేటప్పుడు కూడా మేము కార్ అది ఎళ్తాం కదా! కార్‌లో సాంగ్స్ పెట్టుకుని వినేవాడిని నేను. పెట్టుకొని మిగిలినోళ్లని మాట్లాడుకో మీరు మాట్లాడుకోండి. నన్ను వదిలేయండి అని చెప్పి ఈ ఫ్రంట్ డైవర్ పక్కన డ్రైవర్ పక్కన ఉంటది కదా! సీటు. అక్కడ కూర్చొని పాటని జాగ్రత్తగా వినుకుంటూ
ఓహ్! హ్మ్. హ్మ్. ఓహ్! హా! అవును. ఓహ్! వావ్! <chuckles> మరి మీరు ఇలా కథలు రాస్తారు. షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు అన్నారు కదా! కాబట్టి మీకు ఏదైనా పాట విన్నప్పుడు ఆ పాటలొ నుంచి ఒక కథ అద్భుతమైన కథ రాయొచ్చు. ఆ పాటే నన్ను ఈ కథ రాయడానికి ఇన్స్పైర్ చేసింది. అలాగ ఏమన్నా ఉందా?
అవును. అదేనండిప్పుడు. 'సుల్తాన్' మూవీ సాంగ్స్ వల్లే నేను ఒక స్టోరీయే రాసుకున్నాను ఏకంగా. <smacks lips> ఆహ్, ఆ సాంగ్‌లో ఆహ్, యోధుడు ఒక సింగిల్‌గా అయినా, ఎంత పోరాడగలడు అన్నట్టుంటదా కధ. ఆ స్టోరీ అంతన. ఎంత మందిని కాపాడు. సో, నేను అదే టైపు ఆ లిరిక్స్‌ని పట్టుకొని, ఒక సింగిల్ అబ్ అబ్బాయి అయితే, తను ఎంత మందినైనా ఎదిరించగలడు, ఎలాంటి క్యారెక్టర్ రాయగలను ఆ క్యారెక్టర్ రా డెవలప్ చేసుకున్నాను నేను అలాగా.
హ్మ్. ఓహ్! హ్మ్. అవునవును. హ్మ్. ఓకే. వావ్. ఇంకా ఆ పాట నుంచే మీరు, మీ హీరోకి ఇన్‌స్పిరేషన్ మీ కథకి ఇన్‌స్పిరేషన్ అనేది వచ్చిందంటారు. ఓకే, ఓకే. హ్మ్.
కరెక్ట్ అండి కరెక్ట్. అంటే స్టోరీ వేరు గాని, ఆహ్, క్యా క్యారెక్టర్ మాత్రం సేమ్, యాజ్ ఇట్ ఈజ్ నేను ఆ పాటలోని స్టోరీ‌లోని ఆ క్యారెక్టర్‌లని చూసుకొని, నేనొక క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నాను, నీట్‌గన. అది చాలా బాగా వచ్చింది కూడా.
చాలా బాగుందండి. <giggles> హ్మ్. ఓకే. హ్మ్. కొన్నిసార్లు కానీ దీని వల్ల ఈ పాటలని మాటల వల్ల మన మానసిక ఆరోగ్యం మీద కూడా ప్రభావం ఉంటుంది. మీరు తప్పకుండా మంచి ఏంటో చెప్పారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది మనం ఈ బాధలో ఉన్నప్పుడు ఇంకా బాధాకరమైన సాంగ్స్ వింటాము. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఎవరైనా ఇద్దరు ప్రేమికులు విడిపోయాక ఆ భగ్న పాటలు అవన్నీ ఉంటారు. దానివల్ల ఏంటంటే మనకి ఇంకా బాధ కలగడం. ఇంకా ఆహ్, మన మానసిక ఆరోగ్యం దెబ్బతినడమనేది జరుగుతుంది కదా! దీని మీద మీ అభిప్రాయం ఏంటి మరి?
అంటే ది మా నా వరుకనుకుంటానండి నాకు కొంచెం చిరాకు వచ్చిందండి, ఆ ఒక పాట వల్ల. నాకు బాగా గుర్తు. 'ఆర్య' అనిసేప్పి, 'ఆర్య టు' అని చెప్పి ఓ సినిమా వచ్చింది. అందులో పోయే పోయే లవ్వే పోని యాక్చువల్లీ ఆ సాంగ్ ఆ సాంగ్ రిలీజ్ అవ్వడానికి 10 డేస్ బ్యాకే ఆహ్, ముందు నాకు కొంచం అప్పుడు చిన్నోడినే లెండి. కానీ లవ్ బ్రేకప్ అయింది మాట. నేనేం నేను బానే ఉన్నాను. మా ఫ్రెండ్స్ మాత్రం నేనెక్కడ కనపడని ఈ పాట ఎసేవారండి. నాకు వచ్చేది కదా! చిరాకు. ఒరేయ్! ఎక్కువ చేస్తున్నరు ఆపుతార ఆపరా పాట. చివరకు నాకు ఆ పాట వినడం మానేసాను నేను పూర్తిగన.
ఓహ్! అవునవును. <chuckles> హ్మ్. ఆ! ఓహ్! అయ్యో! హ్మ్. అయ్యో! ఆ! అదే. <chuckles> హ్మ్.
నాకెంత దారుణవయిపోయిందంటే, ఎంత ఇరిటేషనొచ్చేసిందంటే ఆ సాంగంటే. ఒకసారి ఆటో ఎక్కాను. ఆటో రన్నింగ్‌లో ఉంది. మా ఇంటి కాడ నిండి మా కాలేజు ఒక 5 కిలోమీటర్స్ మాట. ఆహ్, పోయాను నేనింకా. ఆ ఆటో యెళ్తూ ఉన్నాను, పాటదేశాడు. నేను నెక్స్ట్ స్టాప్‌లో దిగిపోయీ, ఇక్కడా దిగిపోతానండి, చిన్న పనుందని ఆహ్, న్ బయటకొచ్చేశాను ఆటోలోండి. అంత దారుణంగా నచ్చిందొక సినిమా సాంగ్.
అయ్యో! హ్మ్. ఓకే. ఆ! ఆ! అయ్యయ్యో! అంత, అంత విరక్తీ ఫీలింగొచ్చేసిందా అయితే మీకు ఆ పాట మీదా?
ఒచ్చేసింది దాని వల్ల. అలాగే నాకు లిరిక్స్ ఇష్టవంటేనండి, ఒక సాంగుంటంది మీకు. 'రెమో' సినిమా, 'శివ కార్తికేయన్‌'ది 'రెమో' సినిమా ఉంటది. అందులోని దోర దోర దోర చూపుతోటి ఆ సాంగుంటది. అందులోన ఒక లిరిక్కుంటదండి. ఆ! నా కోసం దిగొచ్చిన దేవత నీ కోసం నే వేచి ఉన్న అయిన ఆహ్, ఈ గత 20 ఏళ్లు, అయినా సరే అనేసి ఆ పాటొస్తన్నా. నాకు ఆ లిరిక్ బా ఇష్టమండి. మా వైఫ్‌కెక్కువ ఆ పాటంటాను నేను. ఆ పాట చూశావా లిరిక్కెలా ఉంటదో నీ కోసమే అంటాను. గొప్ప మురిసిపోద్ది. <chuckles>
హ్మ్. అవును. అవును. కొల్లగొట్టే. <giggles> హ్మ్. అవునవును. <giggles> అవును. హ్మ్. ఓహో! <chuckles> చాలా బావుంది. నిజంగా చూసుకుంటే, మనం పాటలతో చాలా మెమోరీసుంటాయి. చిన్నప్పుడూ, మనమిట్లా మనకి నచ్చిన వారికి, నీ గురించాలోచిస్తే నాకు ఈ పాటే బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అయి‌ద్ది. నీకు ఈ పాటను అంకితం చేస్తున్నాను. ఇట్లాంటి మెమరీస్ గూడా మనకి చాలా ఉంటాయి గదా!
ఆ! ఆహ్, ఆహ్, మీరు గానీ ఆడ్ ఆ టాపిక్ గానీ ఒచ్చినట్టయితేనండి, ఆహ్, ఒక రోజు సరిపోద్దండి. ఒక పాట ఒక అమ్మాయికి డెడికేట్ చెయ్యాల్సొస్తే ఆహ్, ఒ ఒస్తూనే ఉంటాయింక. <giggles> ఆ పాటలన్నీ కంటిన్యూ అవుతున్నారు. టీనేజ్ నుండి ఇప్పడదాకా పాటలొస్తాయిమాట. అంత దారుణంగుంటది. అన్ అంటే, చెప్పాను గదండి, నాకు పాటలు వినేటప్పుడు, ఒక పాటకి నాకు ఎవరో ఒకలని, ఈ పాట ఈ అమ్మాయికయితే బావుంటదని ఒక మైండ్ సెట్టొచ్చేస్తది నాకు. కొన్ని పాటలలాగే. ఇప్పుడు ఈ సాంగ్ చెప్పాను మా వైఫ్‌కి బావుంటదని, అలాగా వేరవ్ వేరే పాతమ్మాయిలు‌ గానీ, లేదా ఫ్రెండ్స్‌ గానీ, అలా ఒక్కొక్కమ్మాయికి, ఒకొక్క సాంగిచ్చేవాడిని, ఈ పాట నీకంటూ. వాళ్ళు కనెక్టయ్యేవారు, లక్కేంటంటే. అమ్మాయిలు కొంచం పాటలకి కనెక్టవుతారండి.
హ్మ్. ఆ! ఓహ్! అవునవును. హ్మ్. ఓకే. ఆ! ఓహ్! అవునవును. హ్మ్. హ్మ్. ఓహ్! <laughs> చాలా బావుంది. అయితే, మీ దగ్గర చాలా ప్లేలిస్ట్‌లుంటాయనమాట. వివిధ రకాలా మూడ్స్‌కి, వివిధ రకాల మాటలు కలిగి ఉన్న పాటలన్నీ వివిధ ప్లేలిస్ట్‌లుంటాయా?
ఉంటాయి. ఉంటాయి. ఉంటాయి. నా దగ్గర నెక్స్ట్ అలిగితే నేను చీ చుండగ 'మజ్ను' సినిమాలోని దూరంగా దూరంగా అని సాంగొస్తది. ఆ! ఆ సాంగ్ వేస్తాను. <chuckles>
ఓకే. ఆహా! ఓహో! చాలా బావుందండి. హ్మ్. చాలా బా చెప్పారు. నిజంగా పాటలు‌ గానీ, ఆహ్, అందులోని సాహిత్యం, ఆ మాటలు‌ గానీ, మనల్నెంత ప్రభావితం చేస్తాయని, మీ లైఫ్‌లో జరిగిన ఉదాహరణలతో చాలా చక్కగా వివరించారు. మీతో మాట్లాడడం ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.